అయితే మనం ఈ మధ్యక అ సినిమాలనేది మనకి మన తెలుగు వాళ్ళకి అంటే, ఒక ప్రత్యేకమైన ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ అనమాట. సినిమా పండుగలకు గానీ, లేకపోతే ఇట్లాంటి వాటిని మనం మొదటగా చూసేదే సినిమా. ఏ ఏ ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా. అయితే ఈ సినిమాల్లో కూడా చాలా సినిమాలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. కొన్ని రీమేక్స్ చేస్తున్నారు. కొన్ని డబ్బింగ్ చేస్తున్నారు. అయితే మీరు మీ ఆహ్, ఉద్దేశం చెప్పండి? సినిమాలు రీమేక్స్ చేస్తే బాగుండిద్దా? లేకపోతే ఉన్నదాన్నే దాన్ని డబ్బింగ్ చేసి లేకపోతే అలా చూడటం మంచిదంటారా?
అవును. అవును. అవునండి. అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే, ఉన్న సినిమాని డబ్బింగ్ చేయడం ఎక్కువగా బెటర్ అని నేను అనుకుంటానండి. <smacks lips> ఆ! ఎందుకు అంటే ఒకప్పుడు అండి ఇప్పుడు ఇన్ మంటే ముఖ్యంగా సినిమాల ప్రకారం మనం చూస్తే, పాతకాలంలో ఎక్కువగా రీమిక్స్ సినిమాలు అయినా కూడా మనకి ఇక్కడ అంతగా తెలిసేవి కాదు. <smacks lips> అది ఏదో ఒక టాపిక్‌లా చెప్పేవాళ్ళు. "ఇలా రీమిక్ చేస్తున్నాం, ఈ సినిమా రీమీక్" అని. చాలా వరకు చెప్పాలంటే 'నాగార్జున' ఆహ్, 'వెంకటేష్', 'చిరంజీవి' సమయాల్లో అయితే, మనకు రీమీక్ అయిపోయినంత వరకు మనకు తెలిసేది కూడా కాదు. కానీ
అవునా? ఎందుకు అలా అనుకుంటున్నారు? అవును. వాళ్ళు రీ రీమేక్ సినిమాలు చేసారా? నాకు తెలియదు అసలు వాళ్ళు రీమేక్ అప్పట్లో చేసారని.
అయ్య బాబోయ్! 'వెంకటేష్‌గారు' చేసినన్ని రీమిక్స్ సినిమాలు నాకు తెలిసి ఎవరు చేయరండి.
అవునా? ఆయన ఏంటి రీమేకింగా ఏంటి? నాకు ఆయనది 'దృశ్యం' తప్ప 'దృశ్యం' ఒకటే 'బాడీగార్డ్' ఒకటే తప్ప ఇంకేమి తెలియదు రీమేక్ చేసినవి.
ఆ! అంటే, ఇప్పుడు పాతకాలంలో 'చంటి' ఆహ్, ఆ! 'చంటి' మూవీ అక్కడ ఏంది, తమిళ్లో మీకు 'ప్రభు' గారు యాక్ట్ చేశారు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అది. అది రీమిక్స్ చేసి 'వెంకటేష్' గారు ఇక్కడ చేసారు. నెక్స్టు 'నాగార్జున' గారు చాలా రీమిక్స్ చేసారు, 'చిరంజీవి' గారు, ఇంకా మీకు ఆ లెక్కలో చెప్పండి 'బాలకృష్ణ' గారు.
ఓకె. ఓకె. ఓకె. 'చంటి' సినిమా అంటే, దాంట్లో ఆటో డ్రైవ‌ర్‌గా ఉంటాడు ఆహ్, అదేనా?
ఆ! అదేనండి అదే, అదే. ఆహ్, లారీ డ్రైవర్ ఆహ్, కాదండి ఒక ఇంట్లో
ఓకె. అదిత్ ఆహ్, మనకి 'అమితాబ్ బచ్చన్' గారు కూడా రీమేక్ చేసినట్టు ఉన్నారు ఆయన కూడా.
అది 'సూర్యవంశం' అండి. అది కాదు, అది కాదు. 'సూర్యవంశం' కాదు. అహ! ఆ! అది కూడా మీరు తీసుకోవచ్చు, అది కూడా రీమేక్ మూవీయే. <smacks lips> ఆహ్, ఆహ్, అది కాకుండా ఇప్పుడు 'చంటిలో' ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాడుమాట. ఎవరు 'మీనా' హీరోయిన్ ఆహ్, పాటలు కూడా పాడుతూ ఉంటాడుమాట. తను చాలా అమాయకుడుమాట.
అది కాదా! ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవునవునవును. అవును.
ఆ మూవీ కూడా మనకి రీమేకె. ఇలా, పాతకాలంలో వచ్చిన రీమేక్‌లు ఇదిగో చూసారా మీరు? అసలు రీమేక్‌లా? అని అడుగుతున్నారు. అంటే అలా ఉండేదిమాట ఒకప్పుడు. బట్, ఇప్పుడు కాలంలో, ఒక చిన్న రీమేక్ అయితే, అది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి, ఫస్ట్ ఆ రీమేక్ మూవీ చూడడం మొదలు పెట్టేస్తున్నారు. <smacks lips> అసలు ఏ మూవీ ఇది
అవును. అవునవును. అవును. అంటే, సినిమా రిలీజ్ అవ్వకముందే, ఒక్ తన ఒక వి హీరో ఇలా రీమేక్ చేస్తున్నాడు అని చెప్పేసి, ముందే న్యూస్ వచ్చేస్తుంది. అదే ఒక ప్రమోషన్‌ లాగా వాడేస్తున్నారు. ఓహో! రీమేక్ సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి.
ఆ! అవునండి. అవును. చాలా ఖచ్చితంగా, అలా జరుగుతుందండి. దానివల్ల, అక్కడ రీమేక్ మూవీ కదా మనం చూసాం, ఒరిజినల్‌గా తీస్తారా లేదా, బాగుంటుందా లేదా, ఇక్కడ నెగెటివ్‌లు ఎతకడం ఎక్కువగా మొదలు పెట్టారు. మీరు గమనించినట్లయితే. <smacks lips> నేను ఇలా చూసింది అయితే, 'ప్రేమం' మూవీ అండి. 'ప్రేమం,' అక్కడ మలయాళంలో చాలా పెద్ద హిట్ అయింది. అది అ ఆ! అది మన తెలుగులో 'నాగచైతన్య' రీమేక్ చేసారు. అయితే, ఇలా రీమేక్ అవుతుంది అనగానే, నెగెటివిటీ బాగా ఎక్కువ అయిపోయింది. <smacks lips> అంటే, ప్రేమం
అవును. అవును. ఓకె. అవును, అవును. చాలా బాగుంటుది. అవును. ఎలాంటి నెగెటివిటీ వచ్చిందండి అప్పట్లో అది?
ఆ! అంటే, "మలయాళం 'ప్రేమం' చాలా కల్ట్ మూవీ. దాన్ని అనవసరంగా టచ్ చేస్తున్నారు, కన్‌ఫర్మ్ పోతది, 'నాగచైతన్య' చేయలేడు," అది, ఇది అని చెప్పేసి చాలా దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. <smacks lips> ఆహ్, అదే విధంగా ఫస్ట్ లుక్కు చిన్న సాంగ్ కూడా ఎలా అయింది అంటే, శృతి హాసన్ యాక్టింగ్, సాయి పల్లవి యాక్టింగ్ దగ్గర, కొంచెం 'శ్రుతి హాసన్' యాక్టింగ్ పేలవంగా అనిపించింది. అది ఇంకా పెద్ద ట్రోల్ అయిపోయింది. అందరు ఇంకా అదే జోక్. కాని, సినిమా రిలీజ్ అయ్యాక, డైరెక్ట్‌గా 'ప్రేమం' మూవీ హీరోయే ట్విట్ పెట్టారు. నాగ చైతన్య చాలా గొప్పగా యాక్ట్ చేసారని. <smacks lips> అందుకని చెప్పి స్
అవును. అవును, అవును. అవును. ఓకె. అవును. ఆ సినిమా హిట్ అయిందా? హిట్ అయింది కదా అది?
ఆ! అది హిట్ అయిపోయిందండి. అదే, మన ఆహ్, అంత నెగెటివిటీ అయ్యాక ఆ సినిమా బాగుండడం, 'నాగచైతన్య' బా యాక్ట్ చేయడం వల్ల అది హిట్ అయింది. లేకపోయింటే మాత్రం, ఆ సినిమా మినిమమ్ ఆడకపోదును. <smacks lips> అంటే, రీమేక్‌లు ఈ మధ్య కాలంలో ఏమవుతున్నాయంటే అండి, ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చాలా హెవీగా అయిపోయాయి. ఇప్పుడు, ఒకప్పుడు మనం తెలుగు మూవీస్ చూసేవరం. ఆ హిందీ మూవీసు, ఇంగ్లీష్ మూవీసు అనేవి చాలా తక్కువ. కానీ, ఇప్పుడు ఏంటండి ఓటీటీలు వచ్చేసాయి. వీటి వల్ల కొరియన్ మూవీస్ చూసేస్తున్నాం, ఇంగ్లీష్ మూవీస్ చూసేస్తున్నాం, తమిళు, కన్నడ, మలయాళ, భోజపూరి అంత ఎందుకండి మీకు, గుజరాతి మూవీస్ అన్
తెలుగులో? ఓకె. అవును. అవును. అవును. చాలా తక్కువ. అవును. భాషతో సంబంధం లేకుండా, మనమే గూగుల్‌లో ఇట్లా ఏదో ఒకటి టాప్ సినిమాస్ అని చెప్పేసి చూసేసి, దాన్ని మళ్ళీ అది ఎక్కడ దొరుకుతుందని ఒక ఓటీటీ తీసేసుకోవడం. అట్లా చూసి చూసేస్తున్నారు అందరూ.
ఆ! ఆ! ఆ! నిజంగా అలా అయిపోతుందండి. ఈ మధ్య కాలంలో ఒక రీమేక్ చేస్తున్నాం, అంటే అది కొంచెం భయంలా అవుతుంది ఏకంగా. ఇప్పుడు మీకు అంత ఎందుకండి, ఇప్పుడు ప్రెజెంటూ విజయ్ గారి మూవీ వస్తుంది ఎప్పుడు, జనవరి 9న అయితే, అదీ 'మనకి భగవత్ కేసరి' అని ఎవరు 'బాలకృష్ణ' గారు యాక్ట్ చేసారు.
అవును. ఏ సినిమా అండి అది? అవునవునవును.
ఆ! ఆ మూవీ రీమేక్ చేసారు అది. <smacks lips> ఎంత దారుణం అంటే, అండి ఇప్పుడు ఆ సినిమా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ 450,00,00,000 అండి.
ఓకె.
ఇప్పుడు
ఆ! అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారు భగవత్ కేసరికి అంత ఖర్చే అవ్వలేదు కదా?
ఆ! బడ్జెట్ కాదండి, బడ్జెట్ కాదు. బిజినెస్ 450,00,00,000 ఇప్పుడు ఆ సినిమా 450,00,00,000 కలెక్ట్ చేస్తేనే సినిమా హిట్ అయినట్టు. బిజినెస్ మూడు వందల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ ఆహ్, అయ్యింది. కలెక్షన్ అనేది 450,00,00,000 అవ్వాలి. అప్పుడు గ్రాస్ ప్రకారం సినిమా హిట్ అయినట్టు.
ఓహ్! ఓకే. ఓకే. ఓకే.
ఆ! అంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి విజయ్ మూవీస్ అనేవి మనకేవో 1, 2 మూవీస్ తప్ప 500,00,00,000 మూవీస్ దాటడం అనేది చాలా కష్టం. <smacks lips> మామూలుగా ఏదైనా మూడు వందల
అవును. అవును. ఈ మధ్య కాలంలోనే 500,00,00,000 తెచ్చుకున్నాయి కూడా, అది ఈ మధ్య కాలంలో ఆహ్, ప అది కూడా అన్ని లాంగ్వేజ్‌లో ఆహ్, రిలీజ్ చేయటం వల్ల అది ఎక్కువ కలెక్షన్‌లు వచ్చినియి.
ఆ! ఆ 'లియో'. అవును. అవును. ఇలాంటి సమయంలో ఇప్పుడేమవుతుంది 450,00,00,000 కలెక్ట్ చేయాలి అన్నప్పటికి మొత్తం నెగెటివిటి స్ప్రెడ్ అయిపోయిందండి. <smacks lips> ఎలా వస్తుంది? ఎహ్! ఒక రీమేక్ సినిమాకి 450,00,00,000 కలెక్ట్ చేయాల? ఎయ్! ఇదేం కామెడీ ఇది ఎలా జరుగుతది? మళ్ళి మన
ఓహ్! అసలదెందుకు ఎంచుకున్నారు ఆ సినిమా 'భగవత్ కేసరి'? నాకర్థం కాలేదు.
హుహు. మెయిన్ నాకు కూడా అర్థం కానిది అదేనండి. ఏంటంటే, అది ఒక మంచి సినిమా, ఒక సూపర్ సినిమా అంటే పోనీ పర్లేదు.
కాదు విజయ్ సేతుపతిగారు ఆహ్, విజయ్ త తలపతిగారు అది విజయ్ ఇప్పుడు తీసేది విజయ్ సేతుపతా? తలపతా?
అవును. ఆ! విజయ్ తలపతి.
విజయ్ తలపతి గారు కదా! అయితే ఆయన చివరి సినిమా ఏదో పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పేసి ఏదో తీస్తానని చెప్పేసానన్నారు.
అవును. ఆ! ఇదెల అంటే ఇది లాస్ట్ మూవీ కింద అనౌన్స్ చేస్తున్నారు అండి. అందుకని చెప్పేసి, ఇప్పుడు ఇంత బిజినెస్ చేస్తన్నారు. బట్ నాకు తెలిసి, అతను ఫస్ట్ పార్టీలో పొట్ పొత్తు కూడా పెట్టుకోనున్నారు. బట్ ఇప్పుడు పొత్తుక్కూడా రెడీ అయ్యారు. నాకు తెలిసి సినిమాలు కూడా ఏదైనా చిన్న తేడా వస్తే, మళ్ళీ సినిమాలోకి వచ్చేస్తారు. నేను అనుకుంటున్న దాని ప్రకారం అయితే. <smacks lips>
ఓకె. ఓకె. ఓకె. అర్థమైంది. అంటే మన ఇది మన పాలిటిక్స్‌లో కూడా రీమేక్ చేస్తున్నారన్నమాట, పవన్ కళ్యాణ్‌ లాగా.
అంతే, అంతేనండి. అమ్మో! పవన్ కళ్యాణ్ గారి పేరు అంటే, ఇంకా రీమేక్ అంటే పవన్ కళ్యాణ్ గారే అండి. <smacks lips> మీరు గమనించినట్లయితే ప్రతి సినిమా, ఏటి ఈ 'భీమలా నాయక్', 'వకీల్ సాబ్', మీకు 'కాటమరాయుడు', 'గబ్బర్ సింగ్' మీకు ఏంటండి? ఏ సినిమా చూసినా
కదా! 'కాటమరాయుడు' అప్పుడు అవును. ఇంకా 'తీన్మార్', 'తీన్మార్' కూడా అదే కదా!
ఆ! అన్ని అదేనండి. మీకు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసినాట్లో, 80 నుంచి ఎనబై రెండ్ ఎనబై ఐదు పర్సెంట్ వరకు ఖచ్చితంగా అవి రీమేక్‌లే. <smacks lips> స్ట్రెయిట్‌గా వచ్చిన మూవీసే చాలా తక్కువ చెప్పాలంటే. ఈ మధ్య కాలంలో మీకు చిరంజీవి గారు 'ఖైదీ నూట యాబై' కూడా చూసారా మీరు? చాలా పెద్ద నెగెటివ్ వచ్చిందది. ఆ! విజయ్‌ది. ఏంటంటే ప్రతి మూవీ అనవసరంగా రీమేక్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అది ఇది అని చెప్పేసి పెద్ద ఆర్‌గ్యుమెంట్‌ లాగా అయిపోయి, చిరంజీవి గారయితే ఏకంగా ఒక ఇంటర్వ్యూలో అడుగుతే చెప్పారు, "ఇదేం పెద్ద చిన్న వయసుకి తగ్గట్టు మూవీ కాదిది. ఇది ఒక రీమేక్ మూవీ జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది." అంటే, ఇప్పుడు మీరు బా గమనించారంటే, విజయ్ చిన్నోళ్ళు కదండీ! <smacks lips> ఒక యంగ్ హీరో ఎవరైనా అయితే బావున్ను. పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని ఇలాంటి వాళ్ళు అయితే బావున్నన్నట్టు అప్పుడు ఎక్కువ వచ్చింది టాక్. దానికి చిరంజీవి గారు స్పందించారు మాట. "ఇది ఏజ్‌తో సంబంధం లేదు," అది ఇది అని. ఆ సినిమా ఆడింది, బట్ మురుగదాస్ గారే ట్విట్ పెట్టారు. "అనవసరపు కామెడీ ఎందుకు ఇంత మంచి ఎమోషనల్ మూవీకి ఎందుకు పెట్టారా?" అని. <smacks lips> అంటే ఆ డైరెక్ట‌రే ఫీల్ అయ్యారు, ఆ రీమేక్ చూసి. అలా అవుతుందండి.
ఓకె. ఓకె. అవునవును. చూసాను, చూసాను. అదీ విజయ్‌దే కదా! అవునవును. అవును. ఓకె. అంటే ఆహ్, ఎందు ఎందుకు అలా మరి కామెడీ పెట్ట అంటే చిరంజీవి గారు, కామెడీ బాగా చేస్తారో, ఈ కమర్‌షియల్ ఎలిమెంట్ ఏమన్నా పెడదాం అని చెప్పేసి పెట్టార ఏంటది?
అదేం కాదండి. ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కామెడీ లేకపోతే చూడరు అనుకోని, ఒక భ్రమలో ఉంటారండి. <smacks lips> మీరు ఈ మ ఆ! ఇదే అండి, ఇది. అంటే ఇప్పుడు మనం ఇప్పటి కాలం వాళ్ళం కాబట్టి మనం ఇలాగ మాట్లాడుతున్నాం. చిరంజీవి గారి లాంటోళ్ళు పాత వాళ్ళు కాబట్టి ఆళ్ళింకా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. మీరు గమనించినట్లయితే
అవును. అవును. అ అదొకప్పుడు, ఇప్పుడేం కాదు కదా! ఓకె. అయి అయితే మీకు ఏవన్నా ఈ మధ్య కాలంలో వచ్చిన రీమేకుల్లో, ఇది ఎందుకు అనవసరంగా రీమేక్ చేశారు? ఇది ఉన్న దాంట్లోనే డబ్ చేయటమో, లేదో అని చెప్పేసి ఏవన్నా, అనిపించిందా మీకు?
నాకు అలా అనిపించింది ఈ 'లూసిఫర్' అని చెప్పి 'గాడ్ ఫాదర్' కింద రీమేక్ చేసారండి మనకి. లూసిఫర్ మూవీ అండి ఎంత బాగుంటుంది అంటే <smacks lips> ఇంక మరి చాలా బాగుంటుంది అండి మూవీ అయితే మాత్రం. లూసిఫరు
అవును. అవును. అవును. అవును. అదే ఆళ్ళు అది తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసారు. మళ్ళీ అదే రీమేక్ చేసారు మళ్ళీ.
హత్ అదే కదండీ నాకర్థం కానిది. తెలుగులో కూడా రీమేక్ చేసేసారు. తెలుగులో కూడా బానే ఆడింది. <smacks lips> అంటే మరి సూపర్ హిట్ అయిపోయింది బ్లాక్ బస్టర్ అయిపోయింద పక్కన పెడితే. మనకు బానే ఆడింది ఆ మూవీ. కానీ
అవును. బా బానే ఆడిందది. వాళ్ళకి రావాల్సిన బిజినెస్ వాళ్ళు చేసేసుకున్నారు దాంట్లో. తెలుగు పరక అవును.
ఆ! అన్ అంతే కదండి. అలా చేసుకుంటే చాలు వాళ్ళకి. అయితే, దాన్ని రీమేక్ చేయడం అది ఎలా పడితే అలా చేసి. నిజంగా చెప్తాను అండి ఇంతకన్నా దారుణం ఏది లేదనిపించింది నాకది. ఆ గెటప్పు గాని
కదా. అది నాకు అదే అనిపించింది. ఏంటంటే ఆహ్, అక్కడ స్టార్ హీరో, అక్కడ 'మోహన్లాల్' గారు సినిమా తీశారు హిట్ కొట్టేసారు. ఇక్కడ కూడా మనం కూడా సినిమాలు తీసేద్దాం, హిట్ కొట్టేద్దాం అన్న ధోరణిలో వీళ్ళు కూడా ఏంటంటే ఆహ్, ఏరి స్యా అలానే చేసేస్తారన్న మాట. ఏదో ఒక డైరెక్టర్‌ని పెట్టేసుకోవటం వీళ్ళు. ఎందుకు ఎందుకు అన్ ఎందుకంటారు మీరు వీళ్ళు ఇట్లా సినిమాలు తీయడం గల కారణం? అంటే ఒక కొత్త స్టోరీని తీసుకురాకుండా ఉన్న స్టోరీని దాన్ని అటు ఇటు ఏదో మూఆ మార్చేసి అంటే అటు అక్కడ దానికి పేరు పోతుంది ఇక్కడ ఉన్న హీరో తీసిన పే వీళ్ళకి పేరు పోతుంది.
అవును. అహా! అంటే అదేనండి. ఆ! ఏంటంటే అండి వీళ్ళు ఏమి ఫిక్స్ అవుతున్నారు అంటే ముఖ్యంగా. సినిమా ఏదో చేస్తున్నాం, తీస్తున్నాం, అన్నట్టు చేసికుండా "ఒక సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది కదా. అది ఇక్కడ తెచ్చి మనం గాని కొంచెం కొంచెం ఆడ్ చేసుకొని తీసేస్తే, ఇక్కడ ఇంకా పెద్ద హిట్ అయిపోద్ది. ఇంకేంటి ప్రాబ్లమ్ అన్నట్టు ఫిక్స్ అవుతున్నారు." <smacks lips> అదే చాలా తప్పు విషయం అండి. నిజం చెప్పాలంటే. ఏంటంటే రీమేక్ చేయొచ్చు ఏంటి మీకు ఇప్పుడు 'దృశ్యం' మూవీ ఉందండి. అది ఖచ్చితంగా 100% రీ రీమేక్ చేయాల్సిన సినిమా అండి అది. <smacks lips> ఎందుకు అంటే? అది మనకి అప్పుడు అంటే కొంచెం ఇది ఏంటంటే, మన తెలుగు నేటివిటీ తగ్గట్టుగా ఏమైనా తీశారా? అంటే లేదు. అది కూడా మలయాళం మూవీ చూసినట్టే మనకు ఉంటుంది. ఆ వాతావరణం గాని అది గాని. కానీ
అవును. అవును. అవునవును. అవును. అవును. అంటే, అక్కడ సినిమా క్యారెక్టర్లు మారినాయి గాని, అదే అదే సినిమా అక్కడ ఎలా ఎళ్తదో ఇక్కడ కూడా అంతే ఎళ్తది ఎంగేజింగ్‌గా.
అదేనండి. ఏంటంటే మీకు ఆ టైమ్‌కి మము ఆహ్, 'మోహన్ లాల్' గారికి మనకి ఇక్కడ అంత పేరు లేదు మీరు గమనించినట్లయితే. <smacks lips> ఆ! మీకు అంతెందుకు 'జనతా గ్యారేజ్'‌లో యాక్ట్ చేసినప్పుడు కూడా మరి మనోళ్ళు "అమ్మో! 'మోహన్ లాల్' వచ్చిసరు" అన్నట్టు ఏమి లేదు అక్కడ. ఎందుకంటే, <smacks lips> అంత క్రియేట్ చేసేవారు కాదు ఒకప్పుడు. ఈ 'మన్యం పులి' సినిమా వచ్చిన కాడినుంచి 'మోహన్ లాల్' గారిని కొంచెం ఎక్కువగా చూడటం మొదలు పెట్టాం మనం. <smacks lips> ఎందుకంటే
అవును, అవును, అవును. అవును అంటే అవునవును. నిజమే. అవును. అప్పటినుంచే అనుకుంటా కొంచెం తెలుగులో మనకి కొత్త ఈ జనరేషన్ వాళ్ళకి 'మోహన్ లాల్' అంటే తెలుసు. ఒకప్పుడంటే మన నాన్న వాళ్ళ కాలంలో వాళ్ళకి 'మోహన్ లాల్' వీళ్ళంటే తెలుసు. ఆహ్, అంటే కొన్ని కొన్ని సినిమాలు ఆడేవి కాబట్టి. ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రం తెలిసింది ఈ మా అది కొమ్మ ఇదేంటిది 'మన్యం పులి' ఆహ్, 'జనతా గ్యారేజ్'. 'జనతా గ్యారేజ్' అప్పుడు కూడా ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి, ఇలా తెలుసు కానీ అంత ఎక్కువ తెలియదు నిజంగా.
ఆ! నిజంగా. 'మన్యం పులి'. అవును. ఆ! ఎండి మీరు నమ్ముతారో లేదో నిను 'జనతా గ్యారేజ్' చూసి, 'మోహన్ లాల్' గారిని అనుకున్నాను ఏంటి? ఇతనిదో పెద్ద యాక్టర్ అంటారు. ఏంటి ఒకే ఎక్స్ప్రెషన్‌తో ఇలాగున్నాడు ఇతను. ఇతనేం యాక్టర్ రా బాబు అనుకున్నా నిజంగా చెప్పాలంటే. కానీ 'మన్యం పులి' చూసక కనిపించింది అండి. ఒరీ బాబోయి! ఇంత పెద్ద యాక్టర్‌ని తెచ్చి అలగా బొమ్మలా నిల్చోబెట్టేసాడ అతను అనేసి. <smacks lips> ఏమి ఎక్స్ప్రెషన్లు ఇస్తారండి. నిజంగా. వాడుకోలేదని లేదా అమ్మ బాబోయ్ ఏమ్ యాక్టింగ్ చేస్తున్నారండి.
ఆ! ఓకె. త అది డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు దాంట్లో. అంటే, అక్కడ ఏమైందంటే 'ఎన్టీఆర్‌ని' మంచి బెస్ట్ యాక్టర్ అంటారు కదా. ఆయన ముందు తక్కువ చేయకూడదు అనా ఉద్దేశ్యంతో ఏమైనా చేసుంటారు అట్లాగా.
<giggles> ఏమో, మేబి అదైన అయిఉండచ్చు అండి. ఎందుకంటే ఒక పెద్ద హీరో అయ్యారు అంటే అంత ఈజిగా అయితే అయిపోరు కదండి. ఆలు ఎన్ని కష్టాలు పడతారు. ఎన్ని రికార్డ్లు కొడతారు. అయితే నేను 'దృశ్యం‌కి' ఏమనుకున్నాను అంటే, ఆ సినిమా అప్పుడు అప్పుడు మనకు రిలీజ్ అయినా కూడా పెద్దగా ఆడకపోదునేమో. <smacks lips> ఎందుకంటే, మనకు ఇంత నాలెడ్జ్ అప్పుడు ఇప్పుడు ఉన్నటు అప్పుడు లేదు. ఇలాంటి మూవీస్ మేబి అంత ఆదరణ రాకపోదు. కానీ 'వెంకటేష్' గారు చేయడం వల్ల, 'వెంకటేష్' గారు కూడా సూపర్‌గా చేసేయడం వల్ల మనకి చాలా ఆదరణొచ్చింది. ఆ! మళ్ళీ 'దృశ్యం' మీరు గమనించినటయితే, 'దృశ్యం' ఇ ఇది ఇంకోటి ఏంటిది 'సింగం' మూవీలు హిందీలో రీమేక్ చేసారండి. <smacks lips> నాకు నిజంగా అనిపించిందండి 'సింగం', 'దృశ్యం' 2 రీమేక్ చేసారు హిందీలో. అయితే, దృశ్యం 1 వరకు ఒకెనండి. ఇంకా తర్వాత నుంచి ఏం చేసారు అనుకున్నరాలు సొంతంగా స్టోరీలు వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకోవడం మొదలు పెట్టేసారు.
ఓకె. అవునవును. అవును. చాలా బాగా చేసారు. యాక్టింగ్ బాగుండిద్ది ఆయనది. అవును. 'సింగం.' ఓకె. అంటే 'దృశ్యం టూ' కూడా వాళ్ళు సొంతంగా రాసుకున్నారా?
ఆ! 'దృశ్యం టూ' ఇప్పుడు 3 కూడా వచ్చేస్తుంది అండి. ఆలికి వచ్చిసింది అనుకుంటాను ఆల్రెడీ. అయితే
ఓకె. ఆ! 'దృశ్యం త్రీ' రాలేదు అనుకుంటా 2 వచ్చింది.
ఆ! మనకు కాదు, మనకు కాదు హిందీలో వచ్చిసింది అనుకుంటాను. ఎందుకంటే మీరు
అ! అంటే వాళ్ళు ఇంక దీన్ని వీళ్ళ కథను ఫాలో అవ్వట్లేదా వాళ్ళు?
అవ్వట్లేదు. వాళ్ళు ఒక లిమిట్ వరకు బానే ఫాలో అయ్యారండి ఫర్స్ట్‌వి. తర్వాత నుంచి ఇంకా అదేనండి ఆళ్ళకి చిన్నది ఏదో ఉంటది. ఇప్పుడు 'సింగం' కూడా అలాగే అయింది. 1 పార్ట్ రిమిక్ చేసుకున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసేసారు.
ఓకె. సింగానికి చాలా పేర్లు పెట్టారు కదా. సింగం రిటర్న్స్ అని ఏదో ఏదో జో పేర్లు పెట్టేసారు.
ఆ! ఇప్పుడు ఏకంగా మల్టీవర్స్ చేసి, మల్టీ యూనివర్స్ చేసి ఆళ్ళందరూ కలిసి వచ్చేయడాలు ఏవేవో అయిపోతున్నాయి అండి. <smacks lips> అంటే అదేనండి ప్రాబ్లమ్. ఏంటంటే రీమేక్ల వల్ల నిజంగా చాలా ప్రాబ్లమ్ అయితే ఎదుర్కొంటున్నా అండి ప్రెజెంట్ కాలంలో. ఎందుకంటే, ప్ర ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి ప్రతి ఒక్కరి మొఖాలు మనకు తెలుసు. ఇప్పుడు మీకు 'యానిమల్‌'లో యాక్ట్ చేసారు. ఎవరు ఒక వ్యక్తి. అదే ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొస్తాడు కదండీ.
అబ్బా! అవును. 'రణ్బీర్ సింగ్'.
ఆ! గన్‌లవి తీసుకొస్తాడు కదా! ఒక పర్సను. ఆ! అతను మనకి పెద్ తెలియాలి అంటే బెంగాలీ అతను. బట్ ఎక్కడ అతను తెలిసిపోయింది వెంటనే. ఇప్పుడు అతను ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, మనం ఖచ్చితంగా చూసేస్తాం. <smacks lips> ఎందుకూ పాన్ ఇండియా అయిపోవడం వల్ల అందరు తెలుసు మనకి. అలా ఇప్పుడు నీట్‌గా ఏదైనా మూవీ రీమేక్ చేయకుండా అలా చిన్న డబ్ చేసుకుంటే నిజంగా చాలా బా ఆడుద్దండి. న ఇప్పుడు 'ప్రభాస్‌గారున్నారు' ఇప్పుడు ప్రెజెంటు ఏంటి రు కొత్త, కొత్త స్టోరీలు, కొత్త, కొత్త డైరెక్టర్‌లు ఏంటి, చిన్నా లేదూ, పెద్ద లేదూ.
అవును. ఆ! అవునవునవునవును! ఓకే. అవును. అవును. ఖచ్చితంగా. అవును. అయి నిజంగా. అంటే ఒ ఆయన ఏంటంటే ఆహ్, సరే స్టార్డమ్ వచ్చేసిందని చెప్పేసీ ఆహ్, ఒక్కటేలాగా సినిమాలు తీయకుండా రకరకాలుగా స్టోరీలు ఎంచుకుంటాడు. తీస్తాడు. ఫ్లు ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయినా, హిట్ అయితే హిట్ అయినాయి. ముందైతే కొత్త స్టోరీ తీసుకొస్తాడు. అందరికి చాన్స్ ఇస్తాడాయన.
ఆ! అదండి! నిజంగా అదండి గొప్పతనం అంటే. మీరు 'ప్రభాస్‌గారిని' చూసినట్టుంటే రీమేక్ సినిమాలెన్ని తీసారంటే మహా అయితే ఒక 2, 3 తీసారంతే. <smacks lips> ఎందుకు అనుకుంటరూ?
ఏమేం తీసారాయన రీమెక్‌లు?
'యోగి' మూవి ఉంది కదండీ...
ఆ! అది రీమెకా?
అది రీమేక్ అండి. అంటే ఏంది ఎవరు మీకు 'ధనుష్' యాక్ట్ చేసారు. అది చాలా పెద్ద హిట్ అయిపోయిందక్కడ. బట్ మనకిక్కడ 'యోగి' పెద్ద ఆడలేదు. <smacks lips> అంటే మీరు గమనించినట్టయితే మన లాంగ్‌వేజ్ బట్టి కొన్ని, కొన్ని ఆహ్, రుచులు కూడా మారుతాయి కదండీ. <smacks lips> తమిళ్‌లో ఏంటి ఆళ్ళమ్మ చనిపోవడమనేది అందరు యాక్సెప్ట్ చేసేసారు. వాళ్ళు ఏడిస్సారు. ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. మీకు 'మల్లిగాడు' అని ఒక మూవీ ఉంటుందండి 'కార్తిది' ఫస్ట్ మూవీ. అది మి నేను చూసి ఒక 4 రోజులు నేను నిద్ర లేదండి నాకు. ఎందుకో తీసుకోలేపోయాను. అంటే చాలా బావుంటాదండి మూవీ. క్లైమాక్స్ చేసీ ఆ! తెలుగులో ఉందికండి. ఏ ఒటిటిలో లేదండి మెయిను. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేసాడు. అయితే మీకు క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ చచ్చిపోతారు. ఆ చనిపోయే విధానం చూస్తే మీకు నిద్ర కూడా పట్టదు. అక్కడ 5,00,00,000 ఎట్టి తీస్తే సినిమా 65,00,00,000 కలెక్ట్ చేసింది. సంవత్సరం రోజులాడిందండి సినిమా.
ఓకే. ఓకే. అవునవునవును. ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. అవును ఓకే. అవునా? అంత బావుండిద్దా? ఓకే. తెలుగులో ఉందా అది? ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
ఇప్పుడు డైరెక్ట్‌గా మనకి చేసారు కాబట్టి బావుందండి. అలాంటివి రీమేక్‌లు అయితే మనకు కష్టం కదా! అందుకే నాకు పర్సనల్‌గా సీన్ సినిమాలు రీమేకులు చేయడం అనేది ఇష్టం లేదండి. <smacks lips> నాకు ఒరిజినలే బెటర్ అనిపిస్తుంది.
అవును. మంచి సినిమాల్ని అలా ఒరిజినాలిటి అలానే ఉంచి, మనకు అర్థం అయ్యేదాక లాంగ్‌వేజ్ మార్చుకొని డబ్బింగ్ చేస్తే బెస్ట్ అంటారు.
అంతేనండి.
ఓకే. అయితే చాలా బాగా చెప్పారండి ఈ సినిమాల గురించి. మీకు చాలా అవగాహన అయితే ఉంది. ఈ రీమేక్‌లా మీద ఆహ్, లేపోతే ఈ వీటిల మీద సినిమాల గురించి అయితే చాలా బాగా వివరించారు. అయితే మళ్ళీ సమయం దొరికినప్పుడు మళ్ళీ ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
ధన్యవాదం.